ఓకే. మంచి పద్ధతండి. హ్మ్.
పూజ, ఆహ్, 8:30కి అలా స్నానం కెళ్ళిపోతాను. అంటే నేను లేసేది 7:30కి. సెవెన్ థర్టీకి లేచాక ఈ టిఫిన్స్ అవన్నీ చూసుకొని 8:30కి స్నానానికెళ్ళిపోతా.
ఓకే. మరి పిల్లలండి, పిల్లలు స్కూలికెళ్లరా? అంటే మెయిడ్ చేసిద్దిలే.
ఆ! వెళ్తాను. ఆ! మెయిడ్ ఈ పనులు చేస్తది. ఈ పిల్లలేంటంటే మా తోడికోడలు చూసుకుంటూ ఉంటదిక్కడ, ఆహ్, అంటే రెడీ చేయడము అదంతా. వాళ్ళ బాక్సులు పెట్టడము అదంతా. నేనేంటంటే ఎక్కువ పూజ దగ్గరుంటాను. పూలు మార్చి నేను స్ ఇవి చదువుతుంటాను స్తోత్రాలవన్నీ. సో, అక్కడ బిజీగా ఉంటాను. తర్వాత
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అవునండి. ఇంటి పెద్దా కోడలు కాబట్టి మీ బాధ్యతలు మీకున్నాయి. హ్మ్.
ఆ! అవును. అవును. చేసేసి ఇంక అప్పుడు 9, 9:30కి మేము కూర్చొని ఆహ్, తినేస్తాం అందరము. అయితే, ఇక్కడొక పెద్ద ప్రాబ్లమండి మళ్ళీ నాకు మా వారికి ఎప్పుడూ ఒక గొడవ అవుతది. నేను ఆహ్, 8:30కి స్నానం చేసి, పూజయ్యేసరికి 9:30 అవుతది. <smacks lips> మేము బ్రేక్‌ఫాస్ట్ 8కే ప్రిపేర్ జేసేస్తాం. వేడి వేడిగా తినేయచ్చు కదా! స్నానం చేసుకొని. తిని కూర్చోమంటే "కాదు, నువ్వు స్నానం చెయ్యి" అంటాడు. సరే ఇప్పుడన్నా చేయి, తిను అంటే, "లేదు నీ పూజ గాని అప్పుడు తిందాం" అంటడు. ఆయన బాదేంటంటే నాతో కూర్చొని తినాలని. కానీ నా బాదేంటంటే పూజ చేసే టైంలో నాకు టెన్షనుంటది ఆయనకి ఆకలేస్తుందేమో! అని.
ఆ! ఆ! అవును. తినాలి. అంతే కదండీ! ఓకే. నా వల్ల వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును ఆ!
యాహ్! సో, నాకిది కోపమొస్తది ఎప్పుడు.
మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మనం పూజ చేసుకోలేము.
అవును. ఈ దేవుడిని పట్టిచ్చుకోవాలా? ఆ దేవుడిని పట్టిచ్చుకోవాలా? అనే
పట్ ని మరినంతే గదండీ. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు గదా! తప్పులేదు. హ్మ్. ఆ!
అవును. <giggles> అలా అలా గొడవవుతది. కానీ ఇప్పటికి ఆయన అంతే అండి. ఎంత లేటయినా సరే, ఒక్కొక్కసారి పండుగల్లో ఇంకా లేటవుతుంది 10, 10:30 అవుతుంది. అయిన గూడా నాకోసం వెయిట్ చేసి నాతో పాటే ఆ చల్లగా అయిన ఫుడ్డు అలాగే తింటాడు. సో, అది అది మంచి విషయం. <chuckles>
ఓకే. మీ బాదేంటంటే ఆయన వేడివేడిగా తినాలనే మీ బాధ, ఆయనేమో మీతో కూర్చుని
ఎవ్వరికైనా ఉంటది గదండీ! ఫ్రెష్‌గా సర్వ్ జేయాలి. ఇప్పుడు ఇడ్లీలు, ఇడ్లీలు ఆయనకు చాలా ఫేవరెటు. ఓకే. మంచిగా తీయగానే పొగలు పొగలొస్తుంటే ఎంత బావుంటది తినేదానికి! ఆయి అయి చల్లగయిపోతే ఏంటంటే
ఓకే. హ్మ్. బావుంటుంది. అవును హ్మ్. పోనీ ఒక వాయ కష్టమా! 9కి, 9:15కి అట్లా వేయొచ్చుగా? లేటుగా, వేడి వేడి వేడిగా తినేయొచ్చు.